కొంతమంది పిల్లలు గోలపెడితే వెంటనే వాళ్ళు ఏం చెప్తే అది చేసేద్దాం. వాళ్ళు ఏం కావాలంటే అని కొనేద్దాం అనే వ్యక్తులు చాలామందుంటారు. అలాగా కాకుండా కొంతమంది. వాళ్ళి భవిష్యత్తుపై పెట్టుబడి ఎక్కువగా పెట్టడానికి ఇష్టపడుతూంటారు. అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా. అలా మీరు కూడా మీ పిల్లల సంతోషాల కోసం ఏదైనా పెట్టుబడి భవిష్యత్తు కోసం పెట్టారా? లేకపోతే తాత్కాలికంగా అప్పడికప్పుడు తక్షణ సంతోషాల కోసం ఏవైనా పెట్టేవారా?
ఇప్పుడంటే తక్షణ సంతోషాలంటే ఎలాంటిందంటే ఇప్పుడు చాలా చిన్న వయసుందనుకోండి. పసి వయసులో ఇప్పుడు మా పాపకి హ్మ్, మాటలు ఒస్తూ ఒస్తున్న కొత్త టైంలో ఏమైందంటే. నేను ఒకరోజు బైక్ మీద విద్దరం ఒస్తున్నాం. య్! ఒస్తుంటే అప్పుడప్పుడే మాటలోస్తున్నాయి చాలా చంటి పిల్ల. అక్కడేక్కడో బాల్ చూసింది. బాల్ చూసేటప్పటికి నాకా బాలు కావాలంటది. నన్ను బండి నడపనివ్వదు పెట్టనివ్వదు మొత్తం నా చెయ్యి పట్టుకొని లాగేస్తోంది. ఆ బాలు <chuckles>
అవునండి. అవును. ఓహ్! హామ్మో! <laughs>
ఆ బాల్ కావాలి. కాపోతే నేనప్పడికి చూసి నాకా బాల్ కావాలని చెప్పటికి నేను నడుపుకుంటూ 1 కిలోమీటరు దాటోచ్చేసినా. వచ్చేస్తే ఇ ఇడ ఏంటమ్మా అదంటే బాలంటే ఇకది ఇది కొనిస్తానంటే ఇదోద్దు అదోద్దని అక్కడికి తీసుకెళ్ళుని జెప్పి. అక్కడ తీసుకెళ్ళి ఇగ ఆ బాల్ కొనిపించడం. ఆహ్, ఇక హ్మ్. <humming> అది చూసేంతగానో మురిసిపోయిందనుకోండి. కాకపోతే ఈ వయసులో తక్షణ సంతోషాలు ఇలాంటివే ఉండాలండి చిన్న పసి వయసులోను. కొంచెం పెద్ద
ఓకే. అవునండి. ఓకే. ఆ సమయంలో వాళ్ళు అడిగినట్టు మనం చక్కగా అంటే వాళ్ళు అప్పడకప్పుడు ఏమైతే అడుగుతూంటారో అలా తక్షణ సంతోషాలు మనం ఖచ్చితంగా ఇవ్వాలంటారు.
ఆ వయసులో ఇవ్వాలి. ఎందుకంటే అదప్పు ఇంకో ప్రపంచం ఉండదు వాళ్ళకి. అం ఆ ఒక్క బాల్ కొనిస్తే ఆ బాల్‌తో ఒక రోజో 2 రోజులో ఆడుకోవడం. మళ్ళాది మూలన బడిపోతుంది. అదేమీ ఆహ్, రెగ్యులర్‌గా ఉండదు. కాకపోతే ఆహ్, ఎక్కువగా ఆ ఒక్క నిమిషమనేటువంటిది చాలా ఆనందం తర్వాతేమో హ్మ్, నాకు మా డ్యాడీ బాల్‌ కోనిచ్చారననుకోవటం. ఇలాంటివన్నీ జరుగుతూంటాయి. సో వాళ్ళకింకో వ్యాపకం ఉండదు కాబట్టి చ చంటి పిల్లలకి ఆ వయసులో తప్పు లేదు. కాకపోతే కొద్దిగా పెద్దవాళ్ళైన తర్వాత మనం మళ్ళీ వాళ్ళు ఏది కావాలంటే అది కోనియి ఇప్పుడు నాకు అదేదో డ్రెస్ కావాలి. ఆ డ్రెస్సు ను సరే ఒక ట్వెంటీ థౌసండవుతుంది ఆ డ్రెస్ ఎట్టి పరిస్థితిలో నేనేసుకోవాలంటే అలాంటిది పెద్దగా ఇవ్వకపోయినా పెద్ద ప్రాబ్లమే ఉండదనుకుంటాను. ఒక ఓహ్
అవును. అంతే కదండీ. అవునండి. నిజంగానే. ఎందుకంటే <smacks lips> అలాంటివి గాని ఇంకా గాని వాళ్ళకి గాని ప్రతీదీ కొంటున్నట్టుంటే ప్రతీదీంకా, ఆ సంతోషాలనేవి ఇంకా పెరుగుతూంటాయి. ఇంకా ఎక్కువ కొనాలిసోస్తుంది కదండీ!
జరుగుతనే ఉన్ ఆ! అవునండి. ఎందుకంటే, ఇవాలిటి రోజుని మనం పిల్లలకి ఇవ్వగలిగిన ఆస్తి, అంటే ఎవరూ దోచుకుపోకుండా ఎంత జ హ్మ్ ఏమి లేకుండా ఇవ్వగలిగిన ఆస్తి అంటే, విద్య. వ దాన్ని మించిన ఆస్తి ఇంకోటి లేదండి. ఎందుకంటే, చాలా హ్మ్. ఎంతో విద్య నేర్చుకొని, బాగా చదువుకుంటే, మనకి మ్ దాని ద్వారా మంచి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, లేకపోతే ఉపాధి అవకాశాలు లేపోతే, మనం సొంతంగా ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువు ఉంటాయి. అబ ఒకవేళ
అవునండి. నిజంగానండి. అంటే, మనం మాత్రం విద్యపై మనం పెట్టుబడి పెట్టొచ్చంటారయితే.
విద్యోపై పెట్టుబడి పెట్టాలండి, వాళ్ళకి. కా తప్ పెట్టొచ్చు కాదు, తప్పనిసరిగా పెట్టాలనమాట. వాళ్ళకి పెట్టి, వాళ్ళకి బతకడానికి సరిపోయినటువంటి మనం మంచి అంటే నాణ్యమైనటువంటి విద్య అందించాలి. ఎట్టి పరిస్థితిలోను. ఇప్పుడు, ఇప్పుడు మీకు ఎంబీఏ అనేటువంటి కోర్స్ ప్రతి చోటా ఉంటుంది. సో ఐఏఎంలో ఎంబీఏ చేస్తే ఎలా ఉంటుందంటారు? లేకపోతే హ్మ్. ఇప్పుడేదో చిన్న మా ఇంటి పక్కన ఒక కాలేజుంది, ఆయన కూడా ఎంబీఏ ఆఫర్ చేస్తున్నాడు. అన్ని, అన్ని సౌకర్యాలన్నీ ఉన్నాయంటాడు. ఎంబీఏకి అదేదో గుర్తింపు ఉందంటాడు దానిది, దీనిది అన్నీ అంటాడనమాట. సో, ఈ దీనికిను ఐఐఎంలో ఎంబీఏ చేసినదానికి, ఈ ఎలా అయినా తేడా ఉంటుంది. ఎక్స్ఎల్ఆర్ఐ అందులో ఎంబీఏ చేస్తే మన ఇండియాలో పురాతనమైనటువంటి, ఈ సంస్థ అది ఎక్స్ఎల్ఆర్ఐ నుంచి ఎంబీఏ అనేటువంటేది చాలా గొప్ప. జంషేడ్పూర్లో ఎక్కడ ఉంటుందనుకుంటా నాకు తెలిసి.
హ్మ్. అవునండి. నిజంగా. అవునండి. ఓకే. అవునండి. అవునండి. నిజంగానండి. అవును.
సో, అం అప్పుడు మరి అక్కడికెళ్ళేటప్పటికి ఇప్పుడు మా నేను 5, 6 సంవత్సరాల క్రితం ఆహ్, దాన్ని విచారణ చేస్తే ఎ హ్మ్, బాకప్ చేస్తే ఎంబీఏ మన హ్మ్, దీంట్లో గనకైతే హ్మ్, ఐఐఎం ఇండోర్‌లో అయితే సంవత్సరానికి 1000000, 1500000 వరకు ఖర్చయ్యేటువంటి అవకాశం ఉంటుందనమాట. ఫీజులు కానివ్వండి మరి హ్మ్, లాడ్జింగ్, బోర్డింగ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కలుపుకున్న హాస్టల్ ఎక్స్పెన్సెస్‌తో కలుపుకొని
ఆ! అన్నీ ఉంటాయి కదండీ. ఒక్క చదువంటే ఒక్కదానికే అయిపోదు కదా! మనం అక్కడ ఉండడానికి హాస్టల్ ఫీజు, తినడానికి, ఉండడానికి అన్నీ ఉంటాయి కదా!
ఆ! ఆ! అవి ఒక 1500000 వరకు అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. కానీ, ఆ 1500000 మనం గనక ఖర్చుపెడితే అటు నుంచి వచ్చిన తర్వాత మీకు హ్మ్, ఆహ్, ఎటువంటి ఉపాధవకాశాలంటే దగ్గర దగ్గరగా మనం ఆహ్, హాయిగా మన జీవితమంతా కళ్ళు మూసుకొని చక్కగా బతకగలిగేటువంటి మంచి అవకాశాలు దొరుకుతాయి. ఆహ్, హ్మ్ ఆయాబై యాభయా
అవునండి. నిజంగా. మీరు అవునండి. మీరు ఇంత చక్కగా చెప్తున్నారు కదండీ ఇప్పుడు <smacks lips> అంటే మనం వాళ్ళ ఆహ్, భవిష్యత్తు కోసం చాలా చక్కగా ఖర్చు ఆహ్, విద్య విషయంలో పెట్టాలది, కానీ, మనకి కుటుంబంలో వాళ్ళు కొంచెం ఒత్తిడిగా ఉంటాయి కదండీ. అంటే ఎందుకిప్పుడంత డబ్బులు పెడుతున్నావు? దేనికి పెట్టాలి? ఏ చదువుకైతే ఏంటి? అది ఇదని అలాంటి ఒత్తిడిలు కూడా మీ మీదేమైనా పడ్డాయండి? లేపోతే, మీరు మీ సొంతంగానే ఏదైనా ఫిక్స్ అయ్యేవారా?
ఆ! ఆ ఒత్తిళ్ళు కొంతమంది అంటూనే ఉంటారండి వెనక. అంత అవసరమా అని అంటారు. హ్మ్. సో అలా అన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు బీకామ్ అనేటువంటి కోర్స్ ఉంది. బీకామ్ అనేటువంటి కోర్స్ ప్రతి చోటా ఉంటుంది. అలాగే బీకామ్ అనేటువంటి కోర్స్ మనం బీస్కూల్స్‌లొ చేస్తామనుకోండి. అంటే. గీతంలో కానివ్వండి. లేకపోతే, హ్మ్, మన ఇప్పాయిలోనో లేకపోతే యన్నామయమసిలోనో ఆ, హ్మ్ తర్వాత హ్మ్. 'ఎమీటీ' యూనివర్సిటీ. ఇలాంటి చోట బీకామ్ ఉంటుంది. దాన్ని ఏముంటారంటే ఈ జనాలు చూసి. ఆహ్, ఏముందండి బీకామ్ పెద్ద నువ్వు దానికి అంత ఖర్చుపెట్టవాల్సిన అవసరం ఏముంటుంది? అంటారు. కానీ ఆ
అవునండి. అవునండి. అవునండి. అవునండి. అవునండి. అవునండి. నిజంగా.
ఆ ఒక్క ఆ ఒక్క బీకామ్‌లొ మీకు యన్నామయమస్ అనేటువంటి సంస్థలో బీకామ్ గన కరికులం చూస్తే. ఇవెన్నో. ఆహ్, హ్మ్. ఏ సీఏ అనేటువంటిది. లేకపోతే సీఎంఏ ఐఎస్ సీఎస్ అనేటువంటి సబ్జెక్ట్స్. మనం ఈజీగా ఎటువంటి కోచింగ్ లేకుండా పాస్ అయిపోవచ్చునమాట దాంట్లో.
అవునండి. నిజంగానే. అవును.
మీకు అంటే ఈ ఏసీసీఏ అనేటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగానించినటువంటి ఒక సంస్థ. వాళ్ళు ఎన్ఎంఎంఎస్ నుంచి బీకామ్ చేసిన వాళ్ళకి బీకామ్ ఆనర్స్ పాస్ అయిన వాళ్ళకి, వాళ్ళ కోర్స్‌లో 7 సబ్జెక్టులు ఎగ్జామషన్ ఇస్తున్నారనమాట. టోటల్‌గా 13 సబ్జెక్టులకి, 7 సబ్జెక్టులు రాయక్కర్లేదు. అంటే వాళ్ళు ఎంత ప్ర ఎలాంటి ప్రమాణాలు వాళ్ళు కోర్స్‌కి వాళ్ళు అనుసరిస్తున్నారో. ఆ సేమ్ ప్రమాణాలు ఇక్కడ ఉండబట్టాయి కదా! 6 సబ్జెక్టులు. 2 ఒకటే కాబట్టి. ఆ! హ్మ్ అందులో 6 సబ్జెక్టులు నువ్వు రాయక్కర్లేదు. మ ఆహ్, 7 సబ్జెక్టులు రాయక్కర్లేదు. మిగతా 6 సబ్జెక్టులు రాస్తే సరిపోతుంది. పరీక్ష పాస్ అవ్వగలుగుతావు. అని ఒక విధానం ఉంటుంది. ఆ ము ఆ విధానం ఇప్పటికి, ఎందుకుందంటే ఇందువల్లనండి. వాళ్ళేవి ఆ అత్యున్నతమైనటువంటి ప్రమాణాలు పాటిస్తారనమాట.
అవును. అవును. అవునండి నిజంగా. మరి మీరు ఆ! చెప్పండి.
కాబట్ ఆ! అంటే కాబట్టి విద్యకి ఎట్టి పరిస్థితిలోనూ ప్రాధాన్యం ఇవ్వాలండి ఎక్కువ. మంచి నాణ్యమైన విద్య అన్ అనేటువంటిది అందించాల్సిందే. యాయి అంతేగాని ఎక్కడ బడితే ఎక్కడ చదివినా ఎంబీఏ కదా! ఎక్కడ చదివినా గ్రాడ్యుయేషనే గదా! అని అనుకోకూడదనమాట. ఈ ఈ ఇక్కడే చదవాలి. ఇదే దీంట్లోనే సీటు రావాలి. ఇప్పుడు మా పిల్లలైతే ఇప్పుడు ఐఎం ఇందోర్‌లో సీటు రావాలని విపరీతంగా ప్రయత్నం జేసింది మా పాపయితేను. సొ జున్ ఆ తర్వాత నేనే ఆహ్, ఇదేంటంటే కొన్ని కారణాంతరాల వల్ల నేనే పరీక్షే రాయించలేదసల. పరీక్ష రాస్తే సీటొచ్చేదో లేదో తెలీదుగానీ ఆ! హ్మ్, అలాంటి ఐఎం ఇందోర్‌లో రాయించాలి. ఎందుకంటే ఒకటే ఆడపిల్లనంత దూరం పంపించాలని ఒక భయపడ్డాను నేను. ఆహ్, ఆ! ఆ!
అవునండి. <laughs> అవునండి. నిజంగా. అవునండి. అయ్యో! ఆహా! నిజమేలెండి. ఏంటంటే కొన్నిసార్లు మనక్కూడా అనిపిస్తుంది కదా! <smacks lips> ఏంటంటే మనకి ఉన్న మన పాప గాని, మన బాబు గాని మనతోనే ఉండాలి, మన దెగ్గరలోనే ఉండాలి అనుకుంటాం.
ఆ! ఆ! అనుకోడం. అదె అలా అనుకోడం వల్ల నేను పంపించకపోటం వల్ల ఐఏఎమ్ ఇందోరు ఎగ్జామ్ రాస్తే బ్ నా హ్, ఒకవేళ నా సీటొచ్చిందనుకోండి, పంపలేకుండా ఉండలేకుండా ఉండేటువంటి పరిస్థితి. అలాంటి చోట ఊరికే రావు గదా! వ్వా అలాంటి చోట సి అవకాశమోచ్చింది అంటే చదివి తీరవల్సిందనమాట. ఏంటే మీకు అక్కడ ఉండేటువంటి ఆ టైంలో నేను ఎంక్వైరీ చేశాననమాట వీళ్ళని ఎందుకు, ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్‌లో నువ్వింతింత ఫీజులెలాగ వసూలు జేస్తావు? ఒక హ్మ్, అంటే ఉస్మానియ యూనివర్సిటీలో లేదు. ఆంధ్ర యూనివర్సిటీలో అంత ఫీజ్ లేదు ఎంబీఏకి. నువ్వెందుకు చేస్తావు? అంటే, హ్మ్. ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి వాళ్ళొచ్చి పాఠాలు చెప్తారు. ఇప్పుడు మనకి ఇదివరకు గవర్నర్‌గా పనిచేసిన 'రఘురామ్ రాజన్' గారు. ఆ ఆర్‌బిఐ గవర్నర్‌గా పని జేశారు. ఆయన. ఆ! అలాంటి ఆయన ఆయన పాఠాలు చెప్పారనుకోండి. ఆ! మనం ఆటోమేటిక్‌గా మనకి అన్నీ తెలిసిపోతాయి. చాలా విషయాలు తెలిసిపోతాయి. ఎక్కడ లేనివి? ఆహ్, హ్మ్, ఆ సబ్జెక్ట్‌లో నిష్ణాతులు అనేటువంటిది అయిపోతామనమాట.
అవునండి. అంతే కదండి. అవునండి. ఓహ్! సూపరండి. అవునండి.
అం అంతా గొప్పవాళ్ళు చెప్తారు కాబట్టి, కొంత వాళ్ళలాగా త తయారు చేసేస్తారనమాట. ఒక అంటే ఆహ్, శిలని ఒక మంచి శిల్పంలా తయారు చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి ఆహ్, హ్మ్, ఆహ్, శిల్పులు ఆ! మనుషులు. అంటే వాళ్ళు అంటే హ్మ్, ఆహ్, దాన్నేంటంటే శిల్పులు అనొచ్చు వాళ్ళని. ఆ ఒక్క శిల్పంలాగా తయారు చేయట హ్మ్.
మనుషులున్నారక్కడ. అవును. ఆ! ఖచ్చితంగా, ఎందుకే ఎందుకంటే వాళ్ళు శిల్పాల్నే కదండీ! చెక్కుతున్నారక్కడ.
ఆ! చెక్కుతారు. మంచిగా తయారు చేస్తారనమాట వాళ్ళని. మీకు ఇగ జు ఆ! చెప్పండి. చెప్పండి.
అవునండి. మీరు ఆ! ఆ! మీరు మరి కొన్నిసార్లు అంటే ఇప్పుడు <smacks lips> మీరు చెప్పినట్టు విద్యకి మనమంటూ ప్ర మనం ఇవ్వాలి, వాళ్ళకి డబ్బులు ఖర్చుపెట్టడం తప్పు లేదు. కానీ, కొన్నిసార్లేమవుతుందంటే అండి ఆళ్ళు తక్షణ సంతోషం కోసం కొన్ని కొన్ని కావాలి ఇది, అది, ఇది అంటుంటారు. కానీ ఆ సమయంలో గాని వాళ్ళకి గాని మనం ఆహ్, అది కొనలేదు మనం వాళ్ళు అనుకున్నది చెయలేదు అంటే, మన మీద ఒక తెలియని అంటే వాళ్ళకేదైనా ఫీలింగ్స్ లాంటివి అలాంటివొస్తాయేమోండి మనం చెయ్యము చెందము అని. మరలాంటి ఆటిలకి ఏమంటారండి?
ఆ! ఇది అంటే ఎంతవరకు అవసరం అనేటువంటిది చూడాలండి. ఇప్పుడు మా అబ్బాయొచ్చి నా దగ్గరకొచ్చి "నాకు కారు కావాలి డ్యాడీ, నేను కాలేజికెళ్తానంటే" అన్నప్పుడు నేను తప్పనిసరిగా ఆలోచించాలి. ఎందుకు కారు కావాలెందుకు అని. ఒక నార్మల్ బైక్ కావాలి అంటే సరే బైక్ అయితే తీసుకోలే. నీకు ఆహ్, పాత బైకేదో పాడైందో లేకపోతే, నచ్చలేదు కొత్త బైక్ తీసుకోవాలి. అది కూడా ఒక, ఒ ఒక దీని వరకు. అంటే హార్లీ డేవిడ్సన్ బైక్ కావాలన్నాడనుకోండి, ఇప్పుడు నేను ఆ 1500000 పెట్టి దాన్ని నేను కొనలేను. నా వల్ల కాదు అని చెప్పేసి <chuckles>
అవునండి. అవును. అవును. <chuckles> చెప్పేస్తారయితే.
ఆ! అంతే గదా! చెప్పియాలి. ఆహ్, అలా అకర్లేదు కదా! మనకిక్కడ కాలు కాలేజుకెళ్లడానికి బైక్ కావాలి వరకు ఓకే. కాలేజుకెళ్ళడానికి హార్లీ డేవిడ్సన్ బైక్ కావాలి అన్నటువంటిది తప్పు. సో
అవునండి. అవునండి. అవును. అంటే ఆశ పడొచ్చు గానీ, అత్యాశ పడకూడదంటారు.
అంటే, అదే అలాంటి అంతా పెద్ద సంతోషాలు పనికి రావు. ఓ, అలాంటివి మనం చేయక్ చేయలేము, నాతో కాదు. అదే ఇప్పుడు చూడండి ఐఏఎంలో సీటోచ్చింది జాయిన్ చేయాలి 50,00,000 లక్ష‌లు అవుతుందంటే, కూడా జాయిన్ చేసివచ్చు. ఆహ్, ఇ ఎందుకు జాయిన్ చేసేవచ్చాంటే, 50,00,000 లక్షలు మనం పెట్టుబడి పెట్టినా బయటికోచ్చేటప్పటికి 1,00,00,000 రూపాయల ఉద్యోగం దొరుకుతుంది. తర్వాత
అవునండి. నిజంగా. అది నిజం, గొప్ప విషయం కదండీ.
ఆ! తర్వాత జ్ జీవితమనేది చాలా హాయిగా ఆనందంగా గడిచిపోతుందంటే, ఆహ్, డబ్బులే ప్రధానం కాదనుకోండి. కానీ కావాల్సినంతా డబ్బులు సంపాదించొచ్చు, అలాగే ఉపాధవకాశాలు. ఇప్పుడు మీకు ఫేస్‌బుక్ పెట్టినటువంటయినా లేకపోతే డ్ర ఇలాంటి వీళ్ళంతా యూనివర్సిటీలో సా ఆ! ఆయన యూనివర్సిటీ డ్రాపవుటంట మధ్యలో ఒచ్చేడంట యూనివర్సిటీలో. కానీ ఆయన ఏ యూనివర్సిటీనుచ్చాడు, హార్వర్డ్ యూనివర్సిటీ నుంచోచ్చాడు బయటికి. లేతే, లేతే స్టాండ్ ఫర్డ్ నుంచోచ్చాడు. అంటే, అక్కడ కూడా వాళ్ళు ఇవడలేకపోయారు. వాళ్ళు చదువు వాళ్ళకున్నటువంటి విజ్ఞానం, ఆ స్థాయి విజ్ఞానమనమాట. హ్మ్.
మార్క్ జుక్‌బర్గ్. ఆ! అవునండి. అవును. అవునండి. అవును. అది. <giggles> అవునండి. అవునండి. నిజంగానే. ఇప్పుడు మీరు బాగా గమనించినట్టుంటే, <smacks lips> అంటే మనం పెట్టుబడి పెట్టగలము, పెద్ద, పెద్ద విద్యలనేవి మనం ఇవ్వగలము అనుకుంటే ఓకే. కానీ, ఒక సాధారణ కుటుంబం ఆహ్, ఉన్న వాళ్ళు ఆ భవిష్యత్తు, ఆ విద్య కోసం డబ్బులు ఎలా పెట్టుబడి పెడితే మంచిదంటారండి?
ఆ! ఇప్పుడూ మనకి ఇదివరకు, మేము చదువుకునేటప్పుడీ అవకాశం లేదు గానీ, ఇప్పుడుందండి. విద్యా రుణం అనేటువంటిదోటి. హ్మ్, బ్యాంకులు ప్రొవైడ్ జేస్తున్నాయి. సో, ఆ విద్యారుణం అనేటువంటిది ఎలా అంటే, విద్యాజ్యోతో ఏదో ఒకటి ఒక పోర్టలుంటుంది. దాంట్లో మనం రిజిస్టర్ చేసుకుంటే, వాళ్ళు రుణం మంజూరు చేయాలి. ఒకవేళ, రుణం మంజూరు చేయకపోతే, వాళ్ళు కారణం చెప్పాలి. సహేతుకమైనటువంటీ రుజువు చూపించాలి. ఎందుకు బ్యాంక్ చేయలేకపోతుంది అని. అంతేగాని, ఊరికే వ నేను, ఆయన ఏదో అప్లికేషను నింపి ఇప్పుడు ఇదివరకు మనం లోన్లు ఉండేవి చూసారా? ఈ ఈ వంక పెట్టి, ఆ వంక పెట్టి, నేను లోనివ్వను అనడానికి లేదనమాట.
అవునండి. <laughs> అవునండి. అవును. అవే, అలాంటి వాళ్ళే ఎక్కువ ఉంటారండి బాబు. ఏదో ఒకటి చెప్పి ఆపేయడానికి.
విద్య ఆపేడానికుంటారు గదా! అందుకని విద్యా రుణం అనేటువంటిది పెట్టేటప్పుడు ఏం జేస్తారంటే, అబ్ ఆ విద్యాజ్యోతి పోర్టల్ నుంచి మనం విద్యరుణం పెట్టి మనకు కావాల్సిన విద్యని మనం అభ్యసించొచ్చు. బావుంటుంది. ఆహ్, హ్మ్, ఎంత కావాలంటే ఇప్పుడు ఐఐఎంలో సీటొచ్చిందనుకోండి, వస్తే వాళ్ళు ఆ ఫీజు కవర్ చేసేస్తారనమాట. మీకు విలాసాలకి సరిపోయిన డబ్బులివ్వకపోయినా, ఉ కాబట్టితే ఆ ఫీజు, తర్వాత దానికి సంబంధించి ల్యాప్టాప్ కొనుక్కోటానికి, స్టడీ మెటిరిల్ కొనుక్కోవడానికి, ఎంత డబ్బులైతే ఖర్చువుతాయో, ఆ లెక్క ప్రకారంగా వేసుకొని, అంతే రుణం మంజూరు చేసే విధానం ఉంటుంది. వాళ్ళలా
అవునండి. అవి సరిపోతాయి కదండీ! ఏంటంటే, ఇప్పుడు ఎక్కువగానిచ్చేస్తే, వీళ్ళు నిజంగా అంటే, దానికి కొంత పెట్టి, వీళ్ళు విలాసాలకంటూ కొన్ని ఖర్చులు అవి పెట్టుకుంటారు. అలా కాకుండా, మన విద్యకి ఎంత సరిపోతుంది, అది మొత్తం ప్రతి రూపాయితో సహా చాలా చక్కగా ఇచ్చినా, మనకు సరిపోతున్నాయి కదండీ!
ఆ! హ్మ్. ఇచ్చేస్తారు. ఇచ్చేస్తారు. ఎందుకంటే మీరు అక్కడ ఫీజు కట్ క ఎంత కట్టాలో, అనేటువంటిది వాళ్ళు ఒకటి పంపిస్తారు గదా!~ ఎస్టిమేషన్ మనకి. ఆ ఎస్టిమేషన్ మనం బ్యాంక్లో ప్రొడ్యూస్ చేస్తే, వాళ్ళు, వాళ్ళ అకౌంట్‌కి డైరెక్ట్‌గా నెఫ్ట్ ట్రాన్స్ఫర్ గానీ, డీడీగా లేకపోతే ఆ రకంగా హ్మ్, పంపించేస్తారనమాట. మన చేతికి క్యాష్ ఇవ్వరు. సో, దీనివల్ల విద్యారుణం వల్ల ఆ ఉపయోగం కూడా ఇది. మనం, ఆ రుణం తీసుకొని డైరెక్ట్‌గా వ బ్యాంక్ పే చేసేస్తుది. బ్యాంక్ తర్వాత మనం 3 సంవత్సరాలో, 2 సంవత్సరాలో, మన కోర్స్ అయిపోయిన తర్వాత 6 నెలలు ఆగిన తర్వాత రుణం వ వసూలు కార్యక్రమం మొదలుపెడతారు వాళ్ళు. సమే
అవునండి. అవునండి. హ్మ్. బావుంది కదండీ! అంటే, ఇప్పుడు చిన్న కుటుంబాలు కూడా ఇలాంటి వాటికి ముందడుగు వేయొచ్చు. ఎందుకంటే, వాళ్ళు మొత్తం స్టడీ అది మొత్తం చదువుకొని బయటకొచ్చాక, అప్పుడు చక్కగా కట్టుకోవచ్చు కాబట్టి, ఇంకెటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవుకూడా కదా!
హ్మ్. అవును. ఉండవు. అంటే మాకు తెలిసిన ఒక అమ్మాయి అయితే, ఒక హ్మ్. ఆహ్, 10 సంవత్సరాలు రుణం పరిమితి పెట్టుకొని కూడా, ఆవిడకి మంచి జాబ్ దొరికింది. దొరికిన తర్వాత ఒకరు ఒక సంవత్సరం ఆహ్, లోపే తీర్చేసింది. ఆహ్, మొత్తం అంతాను. 3, 3 నెల్లకి సగం సగం ఇన్‌స్టాల్‌మెంట్ కట్టుకుంటూ తీర్చేసింది పాపం. చక్కగాను. ఆహ్, హ్మ్. ఆ మేనేజరు గూడా గోల నాకు రావాల్సిన ఇంట్రెస్ట్ అంతా పోయింది. ఈ అమ్మాయి ఇప్పుడు 5000000 ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఎంతొస్తుంది చూడండి 2 సంవత్సరాలకి. ఆ రకంగా. ఆ! 5000000 రూపాయలకి ఇంట్రెస్ట్ పోయింది అని. ఆహ్, హ్మ్. కాపోతే రుణం తీర్చేసిందిమాట. అంత డబ్బులు వచ్చయి పాపం అమ్మాయి ఎంత బాగా సెటిల్ అయిపోయిందో చూడండి.
అవునండి. అవునండి. అయ్యో! అవునండి. నిజంగానండి బాబు! ఏంటంటే, ఆ! ఇప్పుడు మనం కొన్నిసార్లు పిల్లల తక్షణ సంతోషం కోసం, కొన్ని కొన్ని ఆళ్ళ అవి అవసరమా లేదా అని మనం కూడా ఆలోచించం. వాల్లేమడిగితే వాళ్ళు గోలపెడుతున్నారు కదా! లేదా పెద్దయ్యాక వాళ్ళు విలాసాలకు ఖర్చుపెడుతున్నారు కదా! అని ఇచ్చేస్తున్నాం. వాళ్ళు ఏమనుకున్నా. కానీ, భవిష్యత్తులో విద్య కోసం మనం పెట్టుబడి చేస్తే మాత్రం. ఎంత బాగుంటుందన్న విషయం మాత్రం మీ ద్వారా నాకు చాలా తెలిసిందండి. మీతో మాట్లాడడం చాలా ఆనందంగుందండి. ధన్యవాదమలండి.
అదే. అవును. అవునండి. నాకు కూడా మీతో మాట్లాడినందుకు ఆనందంగా ఉందండి. ధన్యవాదాలండి.